అంతే. అంటే నాకు పర్సనల్‌గా నచ్చింది, అలాగే అటువంటి క్యారెక్టర్ ఇంకోటి మిస్టికల్ ఫోర్స్ అని చెప్పి మనకు ఉండేది. ఒక పుల్ల ఆ! హ్యారీ హ్యారీ పొటర్ మాదిరి, పుల్లలు మాదిరి చై మళ్ళీ ఒక ఆ! మొబైల్స్ అయ్యేటివి, మొబైల్‌స్‌తో చెప్పేవాళ్ళు. అక్కడ ఎవరంటే నాకు ఇష్టం ఆహ్, ఒకతను ఉంటాడు కదా! రెడ్ రేంజర్ వాల్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ తను బ్యాడ్ పీపుల్‌తో కలిసిపోయి ఉంటాడు. ఆహ్, ఆహ్, వైలెట్ కలర్‌లో ఉంటాడు వుల్ఫ్ రేంజర్ టైప్‌లో మనకు చూపిస్తారు అతన్ని.
ఓకె. 'మిస్టిక్‌ ఫోర్స్' ఉంది. అవును. ఆ! పుల్లలు ఉంటయి దాంట్లో, మిస్టిక్‌ ఫోర్స్‌లో. హ్మ్. ఆ! ఓకె, ఓకె. అర్థమైంది.
నాకు అతని క్యారెక్టర్ అంటే ఇష్టం, యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇంకా అతని తరువాత ఎవ్
పర్లేదు, పర్లేదు. నువ్వు అందరిలాగా రెడ్ రేంజర్ నాకు ఇష్టం అని చెప్పేసి అనుకుం‌డ, కొ ఎంతో కొంత. ఆహ్, చిన్నపట్నుంచి కూడా‌ను రెడ్ రేంజర్ అని చెప్పేసానంటే, ప్రతి ఒక్కరికి ఫేవ‌రెట్ అయిపోయేది. రెడ్ రేంజర్ గురించి తన్నుకుంటా ఉండేవాళ్లు. నువ్వు కొంచెం డిఫరెంట్ గానే ఉన్నావులే. కొంచెం
అంటే రెడ్‌ రేంజర్‌లూ, రెడ్‌ రేంజర్ ఇష్టమే కానీ, ఎందుకో అంటే వీళ్ళు నాక్కాస్త స్పెషల్‌గా అనిపించేవాళ్ళు. ఆహ్
ఓకె, ఓకె. బాగుంది మరి అంటే ఇప్పుడు ఇటు వరకు కామిక్స్ గురించి కానీ అవన్నీ చెప్పుకుంటూ వచ్కావు. ఇక్కడ కొన్ని కొన్ని మరి రియాలిటీ షోలు జరిగినాయి కదా! అంటే చిన్నప్పుడు డాన్స్ పట్ల ఆసక్తికరంగా ఉండటానికి 'ఆట' అని చెప్పేసి అని ఒక షో అనేది ఉండేది. చిన్నపిల్లలు తీసుకొచ్చి 'డీ జూనియర్స్' అని చెప్పేసి అని గాని, ఇట్లాంటివి అన్ని కూడాను కొన్ని కొన్ని రియాలిటీకి దగ్గరగా ఉండే షోస్ అనేవి ఉన్నాయి. పాటలు పాడే కాంపిటీషన్‌లు అంటే 'పాడుతా తీయగా', 'సరిగమప' ఇలాంటివి అన్ని కూడాను చాలా షోస్ అనేవి ఉన్నాయి అన్నమాట.
అవును. అవును. అవును. కరె‌క్టే. హ్మ్. అవును. అవును. హ్మ్. అవును. వీటిలో మీరు చెప్పినట్టు
ఆ! వీటిల్లో నీకు ఏం చూసి ఇష్టపడ్డావు? ఎందుకు అంత ఇష్టం అనేది కలిగింది నీకు?